మొత్తం నేనే జూసుకుంటాను. ఫైనాన్షియల్ మొత్తం అంతా నేనే జూసుకుంటాను. ఆహ్, అక్కడి నుండి మా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ జేశారండి నాకు. నాకోక బూస్టప్ ఇచ్చి "నువ్వేం నువ్వు డల్లవక. జరిగిందేదో జరిగిపోయింది. మళ్ళీ పికప్పవు."
హ్మ్. హుహు. ఆ! అదే ఇంకా మిమ్మల్ని మీకు మోటివేషన్‌కి కారణం మీ ఫ్యామిలీయే ముఖ్య కారణం.
మా ఫ్యామిలీయేనండి. నాకు సపోర్ట్ గాని నాకు నఫ్ నా ప్రపంచం నా ఫ్యామిలీ‌యే. వాళ్ళ నలుగురు. మా అమ్మా‌, నాన్న, తమ్ముడు, మా వైఫు, నా బుజ్జిది. వీళ్ళే ఆహ్, నా ఫ్ కుటుంబం, నా ఫ్యామిలీ. ఇంత నా ప్రపంచం గూడా వీళ్ళే. సో, బావుండేదండి.
హ్మ్. ఆ! <chuckles> ఓకే. ఆహా! అయితే సరదాగా ఇలా ఏమైనా యాక్టివిటీస్ జేస్తారా? వారంలో ఒకరోజు సండే గానివ్వండి. లేకపోతే ఆ! కలిసి సినిమా ఎల్లటాలు. లేకపోతే షాపింగు.
హ్మ్. ఉంటాయండి.. ఉంటా ఉంటాయి. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఆళ్ళు వచ్చినప్పుడేంటంటే గేమ్సు సినిమా అయితే రెగ్యులర్ అండి మాకు. ఏదన్నా ఫస్ట్ డే మార్నింగ్ షో‌కి నేను తమ్ముడెళ్ళిపోతాం. అదేగనే నా నాగార్జున సినిమాలు గాని అలాంటివేమన్నా వస్తే మా డ్యాడీ గూడా వచ్చేస్తారు మార్నింగ్ షో‌కి మాతో పాటు. అలా కాకుండా సినిమా సూపర్ హిట్ అయిపోయింది. కొంచెం ప్రభాస్ సినిమాలు అలాంటి సినిమాలనుకోండి, ఫస్ట్ మేం వెళ్ళి మార్నింగ్ షో చూసొచ్చేసి మళ్ళీ ఫ్యామిలీ‌తో కలిసెళ్తాం. అందరం
ఆ! <chuckles> ఓకే. హుహు. ఓకే. ఫ్యామిలీ మొత్తం. ఓహ్! మీరైతే 2 సార్లు జూస్తారు. ఇట్లా గేమ్సేమన్నా ఆడతారా మళ్ళీ అందరూ గలిసి?
ఆ! గేమ్స్ ఆడుతామండి. కానీ ఇప్ ఈ మధ్యకాలంలో అవ్వట్లేదిప్పుడు. ఈ జాబ్‌లు ఇవన్నీ వచ్చేసి సరింగా టైం కుదరట్లేదు గాని, ఇప్పటికి నే కొన్ని కొన్ని సార్లు రెగు కంటిన్యూ 2, 3 రోజులు సెలవులొచ్చేస్తూ ఉంటయి మనకి. అలాంటి టైంలో కూర్చొని ఆడుతూ ఉంటాం. ఈ చూడండి
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఎట్లాంటి గేమ్స్ ఆడతారు తరచుగా?
మేమెక్కువ వైకుంఠపాళి ఐడియా ఉందా మీకు? అదెక్కువ ఆడుతాం.
ఆహా!
వైకుంఠపాళి పెద్ద బోర్డ్ మనకు పేపర్‌ల ఉంటది. మనకు బోర్డ్ అయితే చిన్నదయిపోద్ది అని జెప్పి మేం పేపర్ కొనుక్కుంటాం. అది చాలా రేర్‌గా దొరుకుతూ ఉంటది. ఆ పేపర్‌లో ఆడుతాము. తర్వాత దమ్ షరఫ్ అని ఉంటది. అంటే మన చెవిలో ఒక మాట చెప్తే చెప్పాలి. ఆ!
ఆ! ఆ! ఓకే, ఓకే. ఆహా! హ్మ్. అవునవును. ఈ సినిమా సినిమాలు లేకపోతే, పాటలు అవి జెప్పేసుకొని ఇట్లా యాక్షన్‌ల ద్వారా. <chuckles>
అ! అది భలే ఆడుతామండి. అదైతే భలే ఉంటది గేము. సో అలా మా ఫ్యామిలీ టైం గడుపుతాం మేము.
హుహు. చాలా బా చెప్పారండి. అసలు మీరు కుటుంబంతో సమయాన్ని ఎలా కేటాయిస్తారు? ఇంకా కుటుంబం మీకెంత ముఖ్యమో అని చాలా బా చెప్పారు. ధన్యవాదాలండి.

అలా కాదు. మా డ్యాడీతో ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద మిస్టేక్ చేసేసామనుకోండి మేము, ఫర్ ఎగ్జాంపుల్. బయటోళ్ళితో బయటోళ్ళకి మాకు గొడవయిపోయింది. లేదంటే వాళ్ళకి మాకు చాలా పెద్ద రచ్చ మ్ వీధిలో చాలా పెద్ద గొడవయిపోయిందనుకోండి. ఒక్క ముక్క మమ్మలననరు. అవతలోడి మీదకే యెళ్తారు. నా కొడుకు ఏ తప్పు జేసుండడు. నువ్వే చేసుంటావని, ఫుల్ రివర్స్ అయి య అక్కడ 100 మందున్నా, మా డ్యాడీ నిలబడిపోతారు. నిలబడిపోయి గందరగోళం చేస్తారు. ఇంటికొచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తారు. "ఏం చేశార్రా అసలు మీరు" అనేసి.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! ఆ! <laughs> ఓకే. నలుగురు ముందు ఏమనకుండా ఓన్లీ మీ కుటుంబంలోనే ఇంకా ఏమైనా ఇంట్లోనే అయిపోతది. అది.
అస్సలనరు. ఇంట్లోనే అడుగుతారు. ఇంట్లోనే అడుగుతారు. న నాకు తెలిసి మా డ్యాడీని నేనిప్పటిదాకా కొట్టినాట్టు గూడా నాకు గుర్తులేదండి. అంత దారుణం. మా అమ్మయితే బాధిందిలేండి చిన్నప్పుడు, అది వేరే విషయం. డ్యాడీ అయితే ఇప్పటిదాకా ఏపుడు కొట్టలేదు గూడా అసలు నన్ను. నన్ను గానీ తమ్ముడ్ని గానీ ఎప్పుడేమనేవారు కాదు. పైగా
<chuckles> ఓకే. ఓకే. ఆహా! అది కొంచెం సహనం ఎక్కువ ఏమో మీ నాన్నకి. ఇంకా ప్రే మీరంటే ప్రేమ గూడా ఎక్కువగా
చాలా ఇష్ట‌మండి. ఏద్ అయ్యో! మేవంటే ప్రాణం, ఇద్దరవండి మేవిద్దరమంటే. నెక్స్టు మా డ్యాడీలో ఉన్న గొప్పతనం ఏటంటే‌నండి, కోడలుని కూడా అంత బా చూసుకుంటారండి. ఇప్పుడు మా మిసెసున్నారంటే తను వాళ్ళ డ్యా వాళ్ళ డ్యాడీ కన్నా మా డ్యాడీ ఎక్కువ క్లోజ్ తనకి. ఆహ్, వాళ్ళిద్దరే కలిసి షాపింగులకెళ్ళిపోతారు. వాళ్ళిద్దరే కాయగూరలవి తెచ్చుకోడానికెళ్ళిపోతారు. ఎక్కువ ఆళ్ళిద్దరే తిరుగుతూ ఉంటారు. వావ్! కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటారు. పైగా మా ఇంట్లో ఎలా ఉంటదంటే నాకన్నా తనకే ఎక్కువ రెస్పెక్టిచ్చేస్తరు మా నాన్న. అది గాని ఎళ్లి నా "మావయ్యగారు ఇలా అన్నారు నన్ను, నన్ను తిట్టారు" అన్నారా నా మీదకొచ్చేస్తారు. ఎందుకురా అన్నావని కూడా అడగరు. అలా ఉంటది. ఇంక మా ఇంట్లో నాకు కొద్దో గొప్పోకు, ఆ టైమ్‌లో సపోర్ట్ చేసేది మా అమ్మే. "ఒక నిమిషం ఆగండి. అరెయి ఏటయిందిరా?" అని నన్నడుగుతది లేదా అక్కడ సమస్య లేవు.
హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. కూతు‌రులా జూసుకుంటారా? ఓకే. ఓకే. ఓహో! హుహు. అవునా? హుహు. <chuckles> ఆహా! <chuckles> ఓకే. ఓకే. అదే ఎవరన్నా సపోర్ట్ ఇయ్యాలి. లేకపోతే మీరే వన్ సైడయిపోయి అందరొచ్చి మీ పైన బడుతరు.
అంతే గదండీ. మా టైము ఎంత బావుందంటే, నాకు మ్యారేజయ్యి ఇప్పడికి నేను 4 ఇయర్స్ అయ్యింది. చిన్న పాప కూడా 3 ఇయర్స్ పాపుంది. బట్ మా ఇప్పడిదాకా మా అమ్మకి, తనకి ఒక్క గొడవ లేదు. అంత బావుంటరు. ఫుల్ హ్యాపీ జాయ్. మా ఫ్యామిలీ‌లో అందరికి మా కుటుంబమంటే ఇష్టం అండి. అంటే సరదాగుంటాము. గొడవలుండవు. సరదాగా సరదాగెళ్ళిపోతాం. అందరం ఒక మాట మీదుంటాం.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఆహా! ఆ! అదే. అదే. మిగతా చుట్టాలందరూ గూడా మిమ్ మిమ్మల్ని ఒక ఇన్‌స్పి‌రేషన్‌లాగా తీసుకుంటారనమాటింక.
ఆ! ఇన్‌స్పిరేషనంటేనండి, ఒక టైముకి మాకు ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ ఒక 1 ఇయరొచ్చింది. ఆ టై‌ములో, మేము మళ్ళీ బయటపడిన విధానమైతే వాళ్ళకి బుర్ర పాడైపోతుందండి. మరొకళ్ళైయితే ఏదో అయిపోనేమో అంటారు గానీ మేము మాత్రం మాట మీద నిలబడిపోయి, ఆ! అంటే నేను నన్ను నేను తిట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఒక మేబి ఆ! నేనే కొంచెం తొందరపడీ ఏవైనా చేశానా లేదంటే నా ఫ్యామిలీకి కొంచెం కష్టాలు నేనే పెట్టేసాన అంటే వాళ్ళు చాలా సపోర్ట్ చేసారండి ఫ్యామిలీ. "నువ్వేం భయపడక నువ్వు చేసింది మంచిదే, మా కోసమే చేశావు. ఈరోజు మేయందరం ఈ ఇంట్లో ఉన్నామంటే నువ్వే కారణం. సో నువ్వేం టెన్షన్ పడక ఇంట్లో అందరం కలిసే ఉన్నాం కాబట్టి మనం అందరం కలిసి దీన్ని పోరాడదామని" చెప్పి అక్కడి నుండి మా డ్యాడీ గానీ, తమ్ముడు గానీ, మా వైఫ్ గానీ మొత్తం అందరూ సాలరీలు నాకే ఇచ్చేస్తారు. నేనే మెయిన్‌టైన్ చేసి నేనే అవ్
ఆ! హ్మ్. <laughs> ఆ! ఓకే. ఓకే. ఆ! హ్మ్. ఓకే. ఓకే. అంటే మీరే ఇంకా ఫైనాన్షియల్‌గా అన్నీ మేనేజ్ జేసేస్తారు మీ ఇంట్లో.

ఆ 20 ఇయర్స్‌లో ఒక్కటి కూడా అవ్వలేదండి. అదే లాస్టు గొడవ మా ఇద్దరికి. నేను ఆడిని కొట్టింది అదే లాస్ట్ 20 ఇయర్స్ అయింది. ఇప్పటిదాకా లేదు. అంటే చిన్న చిన్న డెబిట్స్ వస్తూ ఉంటాయి మధ్యలోనే. అంటే లైకు
అమ్మబాబోయ్! గొప్పోళ్ళు గొప్పోలండి. ఆ! అదే, అదే. చిన్న చిన్న డిసగ్రీమెంట్స్ అనేవి అంటే సహజంగానే వస్తాయి గదా!
వస్తాయి కామన్. కాపోతే కొంచెం మెచ్యూరిటీగా ఆ ఇద్దరం మెచ్యూరిటీ‌గా ఉంటాం. లైకు నా కొంచెం నేనంతే అంటే పెద్ద గాప్ ఏం కాదు మా ఇద్దరికి. 2.5, 3 ఇయర్స్ గాప్ మా ఇద్దరికి. బట్ నేనంతైనా పెద్దోడిని గదా! సో నేనొక మాట జారకూడదు అనేసి చాలా థింక్ చేస్తా ఉంటాను. అంటే ఆహ్, ఒక లిమిట్ లోనే ఉండాలి. ఎప్పుడు తమ్ముడికి ఎంత సరదాగా ఉంటే ఎంత మర్యాద ఇస్తామో, తన స్పేస్ తనకి ఇవ్వాలి. మరీ తనని నేను ఆహ్, అన్నయ్యని నా మాటి ను అని మరి బెదిరించకూడదు అన్నట్టు నేను చూస్తా. అలాగే వాడు కూడా ఏటంటే మా అన్నయ్య చిన్నప్పటినుండి నా మంచె కదా చూస్తాడు. నేను తనకి రెస్‌పెక్ట్ ఇవ్వాలి. ఎట్టి పరిస్థిలో తనొక ఎవరైనా ఒక మాటన్నా నేను తీసుకోనండి. నన్ను ఒక్క మాట ఎవరైనా అన్నాడా? ఆడు చచ్చాడే. <chuckles> ఇల్లుకి ఆడింటికెళ్ళి కొడతాడు. <chuckles> ఆ! సో అంత డేంజర్‌గుంటాడు. ఆహ్, ఆ లెక్కలో
హుహు. ఓకే. ఆహా! అవునవును. ఆ! హ్మ్. <laughs> అవునా? ఓకే. అలానే కుటుంబం అన్నాక ఇట్లాంటి కొట్లాటలు అంటే అమ్మ, నాన్న మధ్యలో గానివ్వండి, మీకు నాన్నకి లేకపోతే, మీకు అమ్మకి మధ్యలో అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి ఇలా అంటే చిన్న చిన్నవి. హ్మ్.
వస్తాయి, వస్తాయి, వస్తాయి. అంటే మా ఇంట్లో గొడవలు ఎలాగుంటాయి ఏంటంటే ఆహ్, గొడవలు అనలేము గాని, అంటే గొడవలంటే అరిచేసుకోవడాలు అవి ఉండవు. కాకపోతే కొంచెం నచ్చ ఆ! అలగడాలు ఉంటాయి. ఎక్కువండి మా మా మా అమ్మ అన్నిటి‌లకి అలుగుతది. ఆ! మా అమ్మ అన్నిటిలకి అలుగుతది. నాకు మాత్రం ఫస్ట్ డే మాత్రం అస్సలు అమ్మ దగ్గరికెళ్ళను. నాకు కోపం ఒస్తే. ఆ! సరేనే నువ్వు నువ్వు చేసి మళ్ళీ నన్నే అను జెప్పి నేనెళ్ళిపోతాను. బట్ మళ్ళీ తప్పదు గదండీ. ఆ రోజు నైటుకో, మరుసటి రోజు నైటుకో మళ్ళీ అమ్మ దగ్గరికెళ్ళి "అమ్మా ఏటమ్మా సారీ అమ్మ"
హ్మ్. అలగడాలు ఇట్లాంటియా? అదే ఇల్ మళ్ళి ఇట్లాంటియి ఎట్లా సాల్వ్ జేస్తారు అసలు? అవునా? <chuckles> ఆ! ఆహా! <chuckles> ఓకే. అదే అదే. తప్పకుండా వెళ్లి ఏదో సారీ‌యొ ఏదో ఒకటి జెప్పాల్సిందే. హ్మ్.
కాంప్రమైజ్ చేసుకుంటాను నేనే. ఇకపోతే డ్యాడీ‌తోనేంటంటే డ్యాడీ‌తో పెద్ద గొడవలు ఏమి అవ్వండి. అంటే డ్యాడీ కొంచెం అగ్రెసివ్ మూడ్‌లో ఉంటారు బాగా. కానీ మా ఇంట్లో మాత్రం ఏమి అనరు. మమ్మల్ని ఏమి అనరు.
ఓకే. అంటే మీకు భయమేనా? మీ నాన్నగారంటే ఇప్పుడు ఏదైనా మీరు తప్పు జేశారనుకోండి. మీ నాన్నగారు ఏమ ఏమన్నారని ఆలోచిస్తారా ఫస్టు? లేకపోతే ఆ తప్పునెట్లా సాల్వ్ జేసుకోవాలని ఆలోజిస్తారా?
భయమే. హ్మ్, మా నాన్నగారితో ఎలా ఉంటుందంటేనండి